లేదండి. ఇక్కడికొచ్చాక సిట్యుయేషనేంటంటే కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉంది. మనకిక్కడ ఏంటి అంటే లాంగ్వేజ్. ఈ ఫిన్‌లాండ్ అనే దాంట్లో లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఒస్తేనే మనకు 90% జాబ్స్ దొరుకుతాయి. ఈ లాంగ్వేజ్ ఎలా ఉంది అంటే, ఉన్న వాటన్నిటిలో కష్టమైన లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. మనకు మాటలు
అయ్యో! హ్మ్. అబ్బో! <chuckles> ఏది 2 ముక్కలు మాట్లాడుతారా మా కోసం? తే
అస్సలు మాటలు కూడా తిరగవండి. చాలా నరకంగా ఉంటదది. కుకాసీనవొలెట్ అలా ఏదో. <smacks lips> అది మనకి ఎలా ఉంటదంటే, కొన్ని తిరగవన్నమాట. కొన్ని ఈసీగానే ఉంటాయి. ఫాస్ట్‌గా మాట్లాడితే అస్సలు మనకి మలయాళం ఎలా ఉంటది? <smacks lips> సో, అలా వాగినట్టు ఏదో కంప్లీట్‌గా ఇలా బాక్స్‌లో ఏసి గిల గిల ఏసినట్టుగా అస్సలు ఒక్క ముక్క అర్థం గాదు.
అవునా? హ్మ్. నోరు తిరగదయితే. <laughs> అవును. ఆ! అయ్యో! మరెలా ఎన్ని సంవత్సరాలవుతుంది మీరెళ్లి ఇప్పటికి?
నేనిప్పుడెళ్లి 5 మంత్స్ అయిందండి ఇప్పుడొచ్చి. సో, ఈ 5 అంటే మాకు కాలేజీలో లాంగ్వేజ్ నేర్పిస్తారు. ఇప్పుడు కోర్స్ నేర్చుకుంటున్నా అన్నమాట. కాకపోతే చాలా టైం పడతదండి నేర్చుకోవడానికి. కాపోతే మనకిక్కడ పార్ట్ టైమ్ జాబ్స్ అలా చేయాలి అంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. కానీ అలా అని నేను <smacks lips> బ్యాక్ స్టెప్ వెయ్యట్లేదు. సర్లే వచ్చాము ఇప్పుడు కొంచెం ఎక్కడికెళ్ళిన కొన్ని కష్టాలనేవి ఉండే ఉంటాయి ఇనీషియల్‌గా.
5 నెలలేనా? ఓకే. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. నిజమే. నిజమే. అవును. హ్మ్. ఇండియాలో ఉన్న అవే బాధలు, <giggles> అక్కడున్నా అవే బాధలు. అంతే.
సో, అలాంటప్పుడు మనం ఇంకా బ్యాక్ స్టెప్ వెయ్యము. ఆ! అదే గదండీ! అందుకే జాబ్ విషయంలో కొంచెం ఫీలయ్యాను. అక్కడ నాకు మంచి జాబ్ ఉండేది, వర్క్ ఫ్రామ్ హోమ్ జాబ్. ఇక్కడొచ్చాక ఏంటంటే, ఇంకా వెతుక్కోవాల్సి వస్తుందన్నమాట. సో, ఆ విషయంలో కొంచెం బాధ ఉందన్నమాట. కానీ తప్పదు. ఇట్స్ ఓకే. మనం ఒక్కసారి కష్టపడడం మొదలుపెట్టామంటే, ఏదో ఒక టైంలో మనకి ఏదో ఒక రిజల్ట్ అనేది ఒస్తది అనే నమ్మకంతో మనం ముందుకెళ్ళడం అంతే.
హ్మ్. అవునా? ఓకే. అయితే నాకొక హ్మ్. నిజమే.

బాగా. అంటే నాకు చిన్నప్పటి నుంచి చూసాను గదండీ. ఆయన ఇలా అని, సో, మళ్ళీ అప్లై జేసే ముందు జెప్తే మళ్ళీ ఆయన బాధ బట్టి, నేను అప్లై చేయలేను కదా! ఎందుకొచ్చిందిలే ఇంకేదైతే అది డిసిషన్ తీసుకున్నాను. దాన్ని చూద్దాం, చేద్దాము అన్నట్టుగా ఇంక మా ఇంట్లో వాళ్ల సపోర్ట్‌తో మా అమ్మ గారికి చెప్పాను. బట్ మా అమ్మకేం జెప్పానంటే, ఆగమ్మా కొంచెం మొత్తం ప్రాసెస్ అయిపోయి నిజంగా నేనెళ్ళే సిట్యుయేషన్ ఉంది అంటే అప్పుడు చెప్దాము. ఇప్పుడు జెప్పానంటే, ఆయన ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఉంటారు. వద్దు అన్నా అనమాట.
హ్మ్. అవునవునవును. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. <laughs> ఆ! అంటే మీరు మీ అమ్మ తోడుదొంగలని అర్థమయింది నాకు.
ఆహా! అది వాస్తవం. ఇప్పుడేం జేసినా అంటే ఎవరో ఒకరు సపోర్ట్ గావాలి గదండీ! ఇప్పుడు సడెన్‌గా ఎళ్లి ఇద్దరు జెప్పాననుకోండి వాచిపోతది మళ్ళీ.
ఆ! అవును. నిజమే, నిజమే. అది మాత్రం నిజమే. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మనల్నాదుకోవడానికుంటారు లెండి అమ్మైనా, నాన్నైనా.
నిజమే. ఉంటారు. ఇప్పుడు మా నాన్నగారు ఏమ‌న్నా తిట్టారనుకోండి, మధ్యలో మా అమ్మగారొస్తారు సపోర్ట్‌కి. ఆ పర్లేదులే ఇలా మాట్లాడింది నాతో సరే, ఫస్టైతే అప్లై జెయ్యి, అదీ ఇదీ చూడమని జెప్పాను అన్నట్టుగా ఏదో కవర్ జేయచ్చు. ఇప్పుడు మొత్తానికే నా మీద ఏసుకున్నానంటే, ఆ నువ్వు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నావు మాతో మాట్లాడుకుండా అదీ, ఇదీ అంటారనమాట.
హ్మ్. అవును. అవును. నిజమే. మరైతే ఈ చెప్పారు గదా! ఆహ్, నాన్న ఇలా ఎళ్తున్నా అని జెప్పి ఆయన కోప్పడ్డారా? లేదంటే బాధేసిందా? ఏంటి అంటే ఆహ్, చెప్తే చెప్పారు కానీ వెళ్ళబోయే ముందు చెప్తున్నారు. ఆయనకి కొంచెం బాధగానే ఉంటుంది కదా! ఎలా రియాక్ట్ అయ్యారు?
ఆ! అవునవునండి. చాలా ఫీలైయ్యారు. అదైతే. ఆ రియాక్షన్ అసలు నేను జెప్పలేను. మామూలుగా అంటే చాలా కోపము, ఫస్ట్ సీరియస్ అయ్యారు. అసలు ఇంత పెద్ద డెసిషన్ దీసుకునేటప్పుడు, ఒక మాట చెప్పాలని తెలీదా? అలా ఎలా కట్టావు ఫీజ్? ఒక్క మాట మాట్లాడకుండా, చిన్న బాబు గూడా ఉన్నాడు. బాబును ఒదిలేసి రావాల్సొచ్చింది. సో అవన్నీ ఉన్నాయి గదా! ఆలోచించుకోవాలి గదా! ఎందుకిలా డెసిషన్ తీసుకున్నావు, అన్నట్టుగా అన్
అయ్యో! హుహు. ఆ! అవును. హ్మ్. వామ్మో! హ్మ్, చాలా కాంప్లికేటెడ్‌గా దీసుకున్నారు మీరైతే నిర్ణయాన్ని. నేను మీ నాన్నగారి వైపే ఉంటున్నా.
అ <laughs> మీరు మా నాన్న గారిని సపోర్ట్ జేస్తున్నారా? అదైతే అస్స అండి. కానీ ఇప్పుడు నాకు మా నాన్న గురించి బాధనిపించిందంటే, ఇంక ఆల్‌మోస్ట్ అప్పుడు మాట్లాడాను కాసేపు సీరియస్ అయ్యారు. ఓకే. ఇంక బయలుదేరే సిట్యుయేషనొచ్చినప్పుడు ఏడ్చారు చూడండి ఆయన, అదింక నా లైఫ్‌లో మర్చిపోలేను. అప్పుడనిపించింది ఇలా ఒదిలేసి ఎళ్ళకుండా ఉండాల్సిందేమో! నా డిసిషన్‌న్నె నేను ఆపుకోవాల్సిందేమో! <smacks lips> అననుకున్నా. అంటే బాధేసిందనమాట. ఆ మొమెంట్‌లో నాకు నా ఫ్యూచర్ గుర్తు రావట్లేదు. ఈయన్నింత బాధపెడుతున్నానా? అన్
అవును. అవును. హ్మ్. ఆ! <smacks lips> హ్మ్. ఆ! అవునవును. అంతే గదా! ఇన్ని రోజులేమో మీకోసం మీరు కష్టబడ్డారు. ఆయన కళ్ళలో నీళ్ళు చూడగానే, ఆ దీని కోసమా నేనింత చేసింది అనిపిచ్చుంటుంది మీకు అంతేనా?
ఆ! అవ్ ఆ! నా కష్టమంతా ఎటో బోయింది ఆయన్ని చూసేసరికి అయ్యో! ఇంత బాధపడతారని తెలీక ఇవన్నీ చేసేసానే అన్నట్టుగా అనిపిచ్చింది. కానీ, నాకున్న డ్రీమ్ కోసం నేనింకా <smacks lips> తప్పదు అనే ఒక ముందు స్టెప్ ఎయ్యాల్సొచ్చిందనమాట. ఎలాగైనా ఎల్లాలి, చెయ్యాలి అని. కాకపోతే అప్పుడు బాధపడినా ఇంక మెల్లిగా ఒచ్చాక సర్ది చెప్పడం మొదలు పెట్టాననమాట. లేదు నాన్న ఇక్కడ చాలా బావుంది. ఇక్కడ ఫ్రెండ్స్ గానీ, వాతావరణం అంతా బావుంది. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, మధ్యలో ఒస్తూ ఉంటా అని, ఇంక రోజు వీడియో కాల్స్ చేయడం అని. వాళ్ళకి ఇంకొక్క రిలాక్స్ ఏమి అంటే, అట్‌లీస్ట్ నేను లేని బాధ నా బాబు దీరుస్తున్నాడనమాట. సో, వాడితో ఆడుకుంటూ
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే పిల్లవాడిని అక్కడే ఒదిలేసొచ్చారా? ఆ పిల్లాడికి ఎంతండి వయసు?
అవునవునండి. 4 ఇయర్స్ అండి.